సో, ఆహ్, హ్మ్. మనకి ఈ రోజుల్లో ఏంటంటే, చాలా వరకు ఆహ్, ప్రతి ఒక్క అంటే వృత్తిపరమైన ఆహ్, పనులు కానీ, ఇంటి బాధ్యతలు గాని, ఆహ్, బయట సోషల్ సోషల్ జీవితం ఏదైతే మనకు ఒక ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నామో, వీటన్నిటిలో మనము పలు, పలు విధాలుగా ఆ పాత్రలను పోషిస్తూ ఉంటాం ఒక రోజులో. అయితే వీటన్నిటిని కూడా పాత్రలుగా పోషిస్తాం కాబట్టి, ఎంతో కొంత వాటి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. అయితే మీరు మీకు మీకెలాంటి ఆహ్, ఆహ్, పాత్రలసలు మీకున్నాయి?
హ్మ్. హ్మ్. నిజంగండి. హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. నాకండి ఆహ్, నేను ముఖ్యంగా ఏంటి అనంటే, నాకు ఒక 3 పాత్రలున్నాయని చెప్పొచ్చండి చెప్పాలంటే. ఒకటి ఆహ్, సెల్ఫ్‌గా నేనేం సమయం కేటాయిస్తాను అనేదొకటి, ఇంకొకటి ఇంటి బాధ్యతలు ఎలా నిర్వహించాలనొక పాత్ర ఉంటది, తర్వాత నేను ఆఫీస్‌కెళ్ళి అక్కడికి ఆహ్, ఒక ఎంప్లాయిగా నేను చేయాల్సిన పనులు. నా పాత్ర ఏంటి అని. ఈ 3 పాత్రలు ఎలాగంటే అంటే అండి, ఇంకా చాలా ఉంటాయండి. అంటే మనం ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాలి, వాళ్ళని కలవాలి. అదంతా మనకి ఎక్స్‌ట్రనల‌నమాట. ఫ్రెండ్స్ అనేవారు ఎక్స్‌ట్రనల్. అంటే మనము ఒక క్లారిటీ పెట్టుకోవాలండి మన జీవితంలో. మనకి ఏది ముఖ్యమో, మన ప్రయారిటీస్ ఏంటి, అంటే ఒక టాప్ లెవెల్‌లో ఏవేవి పెట్టుకోవాలన్నట్టు ఉండాలన్నమాట. అంటే ఆ పనులు అయిపోయిన తరువాతనే తర్వాత కింద్ తర్వాత కింద పనులు జేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ కానివ్వండి, బయటికెళ్ళడం గానివ్వండి, సినిమాలు గానివ్వండి అవన్నీ ఉంటాయి అనమాట.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అయితే మీ మీకు ముఖ్యమైన మూడ్‌లో సోషల్ జీవితం అనేది మీకు కిందనే ఉంది. పైనైత్ పైనయితే లేదు. అయ్ అయితే ఇప్పుడు కొన్ని సార్లేంటంటే అండి మనకి <sniffs> హ్మ్. ఆహ్, జాబ్ పరమైన ఇప్పుడు జనరల్‌గా చూస్తే, ఏదైతే జాబ్ పరమైన ఆ! హ్మ్. న ఉందో అది మనకి మన ఆహ్, 1 డే‌లో ఎక్కువ టైం అనేది అదే వాటికే కేటాయిస్తూ ఉన్నం. అండ్ మన మానసిక ఆహ్, ఆరోగ్యం కూడా దాని మీదే దాదాపుగా ఆధారపడుంటది. దీని వల్ల ఏదైనా ఒక చికాకేదైనా జరిగిన, దానివల్ల ఏంటంటే, మనం మిగిలిన రోల్స్‌ని సరిగ్గా ప్లే చేయలేం. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు?
ఖచ్చితంగా అండి. లేదండి. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా. నిజంగాండి. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. హ్మ్. ఒక్కసారి అయిందండి. అంటే దాన్నుంచి నేనెంతో నేర్చుకున్నా గూడా. ఏమైందంటే, ఒకరోజు నేను ఆఫీస్‌కెళ్ళానండి. నార్మల్‌గానే ఆహ్, వెరీ నార్మల్ డే అనమాట అది. ఆఫీస్‌కెళ్ళాను, తర్వాత అంతా బానే పని చేసుకుంటున్నామండి. ఎంత అద్భుతంగా పని చేసుకుంటున్నాము. అంటే, మేనేజర్ గారు మంచి మూడ్‌లో ఉన్నారు. మేము మంచి మూడ్‌లో ఉన్నాం. హెచ్ఆర్ మంచి మూడ్‌లో ఉన్నారు. అంతా సునాయాసంగా, ప్రశాంతంగా జరిగిపోతుందనమాట రోజు మొత్తం. అంటే చాలామంది జెప్పారనమాట, మా ఫ్రెండ్సు, మా ఎంప్లాయీసు. "అరేయ్! ఇంత సునాయాసంగా, ఇంత స్మూత్‌గా జరుగుతుందంటేనే నీకు తేడా అనిపించట్లేదా?" <chuckles> అన్న అన్నట్టన్నారు వాళ్ళు. అయితే నేనేమన్నానంటే, "ఎందుకు ఊరికే అట్లా అనుకుంటారు, మనం చేయాల్సింది చేసుకుంటూ ఎళ్ళిపోదాము, అంతా ఒచ్చేస్తది. మనకి మిగతా అంతా" అనంటే, "నాకేదో తేడాగానే ఉంది, తేడాగానే ఉన్నట్టు" అంటున్నారు అంటూనే ఉన్నారండి వాళ్ళు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. మంచిది. హ్మ్. హ్మ్. <laughs> ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే.
నాకేమో వీళ్ళు తేడా, తేడా అంటుంటే నాకు భయం మొదలైపోయిందన్నమాట. అంటే, ఏ విధంగా తేడా అవ్వచ్చు, అని చెప్పి నేను ఆలోచించుకుంటూ కూర్చున్నా. అయితే తర్వాతేంటి అనంటే అండి మనకి, ఆహ్, మా అనుకున్నట్టే తేడా జరిగి జరగడమే జరిగిందండి చెప్పాలంటే. మొత్త మొత్తానికైతే మేనేజర్ గారు అందరిని పిలిచారన్నమాట. మీటింగ్ రూమ్‌లో.
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఏం జరిగింది? ఓకే. ఓకే.
మీటింగ్ రూమ్‌లోకి పిలిచి, "మనకి ఆహ్, ఒక టార్గెట్ అంటూ ఉంది. అది 5 డేస్‌లో మనం ఫినిష్ చేయాలి అన్నట్టు మొన్న మాట్లాడుకున్నాం. కానీ, నాకు 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇప్పుడే, ఇవాళే కంప్లీట్ చేయాలి" అన్నట్టు చెప్పారన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ!
అంటే వాళ్ళు ముందే జెప్పారండి. ఎప్పుడన్నా డెడ్‌లైన్స్ చేంజవ్వచ్చు. సర్‌ప్రైజ్ ఆహ్, అంటే అనుకోకుండా కూడా ఆహ్, మేము రేపటి పని ఇవాళే ఫినిష్ చేయమని చెప్తము. మీరెలాగా మేనేజ్ జేస్తారు, మీరే ఆ ఒత్తిడినెలా తట్టుకుంటారు, అనేది మేము చూస్తం అన్నట్టు చెప్పారనమాట వాళ్ళు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
అయితే మొత్తానికైతే ఇహ ఒక 40% వరకైతే పనైందండి చెప్పాలంటే. అంటే వాళ్ళిచ్చిన పనిలో. ఒక 35-40 పర్సెంటయితే అయింది. మిగితాది 50, 60 పర్సెంటనేది చాలా ఉందనమాట. మేజర్ థింగ్ ఉంది పెండింగ్.
హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే.
అంటే మిగితా 30% గూడా ఇప్పుడే చేయమంటున్నారేంటి అని చెప్పి, అప్పటికే లంచ్ అయిపోయిందండి, లంచ్ చేసాము, మాకు నిద్దరొస్తుంది, ఏం చేయాలో అర్థం గాదు. ఇంకా 3, 4 గంటలైతే ఆఫీస్ గూడా అయిపోతదనమాట.
అబ్బో! <chuckles> <giggles> హ్మ్. ఓకే.
ఈ 3, 4 గంటల్లో ఈ ముప్పై, ముప్పై ఐదు పర్సెంట్ ఎట్లా చేస్తాం అని జెప్పి, ఆహ్, మా ఫ్రెండెళ్ళి అంటే మా కొలీగెళ్ళి మేనేజర్ గారికడిగారనమాట. ఇంకతను సీరియస్ అయిపోయాడు. "అంటే నాకే తిరిగి క్వశ్చన్లేస్తావా? నేను నేను నీకు చేయమని జెప్తే నాకు తిరిగి క్వశ్చన్లేస్తావా? ఇదేనా మీరు నేర్చుకున్నది?"
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అష్షా! ఆ! అంటే, ఈ అంటే ఎలా అంటే, ఆయనెలా క్వశ్చన్సేసారు? అంటే చెయ్యాలా? ఇప్పుడు జేయాలా? రేపు జేయొచ్చా? అట్లా అట్లేమన్నా అన్నారా?
ఆహ్, అలా అలా చెప్పినా ఏం గాదండి. <chuckles> డైరెక్ట్ మా ఎంప్లాయీ గారు ఎట్లా అంటే, అంటే నాతోటి ఎంప్లాయీ, ‌ఫ్రస్ట్రేషన్‌తోని "అదేంటి సార్ ఇప్పడుకిప్పుడు జేయమంటే ఎవరు జేస్తరు? మీరు 5 డేస్ అని జెప్పారు గదా! అందుకని మేము ప్రశాంతంగూర్చున్నాం గదా!" <chuckles> అదీ ఇది ఇదన్నారుమాట.
హ్మ్. ఆ! <giggles> ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అయితే అతనికి కొంచెం సీరియసయిపోయి, "నేను చెప్పేది చేయాలి గాని మళ్ళీ నాకు తిరిగి క్వశ్చన్‌లేస్తావేంటి" అది ఇది అని జెప్పి సీరియసయిపోయారనమాట.
ఆహా! అశ్య! ఇప్
హ్మ్. అయితే ఖచ్చితంగా మీరు ఆ! హ్మ్. మీ 80% పని మొత్తం చేస్తేనే ఇంటికెళ్ళాలన్నట్టు జెప్పారనమాట అండి.
హ్మ్. హ్మ్. హ్మ్.
అప్పుడు కింద మీద పడి, ఒక 3, 4 గంటలు ఎక్స్‌ట్రా కూర్చొని ఆఫీస్‌లో, ఇంకా తిరిగి ఇంటికెళ్ళడం జరిగిందనమాట. అంటే చాలా ఒత్తిడి ఉందింది ఉండిందండి ఆ సమయంలో.
హ్మ్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అంటే నేనెట్లాగంటే, నేను పొద్దున లేచి వ్యాయామం ఇంకా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేస్తాను కాబట్టి కొంచెం నాకు నేను కంట్రోల్ చేసుకోగలిగాననమాట.
హ్మ్. హ్మ్. అంటే, ఇప్పుడు మీకు దీనికి ఎక్స్‌ట్రా అయ్ వాళ్ళు అప్పటికప్పుడు డెడ్‌లైన్ చేంజ్ అవుతది అని చెప్పడం, దానికి దానికి సంబంధించిన ఆహ్, ఎక్స్‌ట్రా పే గాని ఏమన్నా ఉంటదా అండి మీకు? లేకపోతే జస్ట్ చేసేయాలా వాళ్ళు చెప్పినందుకు?
కంట్రో హ్మ్. హ్మ్. అంటే పే అనేది దీనికంటూ సెపరేట్‌గుండదండి. అంటే మాకు ఎలాగంటే, ఎవ్రి 6-7 మంత్స్ ఇట్లా రివ్యూ ఎంప్లాయీ రివ్యూస్ అయితా ఉంటాయనమాట. ఆ! అంటే ఆ 8 మంత్స్‌లో ఇచ్చిన వర్క్ చెయ్యకపోయినా పర్లేదు ఆ ప్రెజర్‌ని ఎట్లా హ్యాండిల్ చేసారనేది చూస్తారనమాట వాళ్ళు.
హ్మ్. ఎంప్లాయీ రివ్యూస్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్.
హ్మ్. అంటే అంటే వాళ్ళు రిజల్ట్ గురించి చూడరండి. ప్రాసెస్‌ని చూస్తారనమాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే.
అంటే రిజల్టనేది ఖచ్చితంగా అటు ఇటు అవుతూనే ఉంటది. ఎందుకంటే, మనం ఎంతా మనకెంత అనుభవం ఉన్న గానీ అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూంటాయి. రిజల్ట్స్‌లో మిస్టేక్స్ ఒస్తూంటాయి. కానీ రిజల్ట్‌ని మనం చేంజ్ చేసుకోగలుతామండి ఎప్పుడైనా ఒకసారి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బా జెప్పారవును. నిజమే. అయితే మరి ఆ రోజున మీకూ అంత ఒత్తిడి అంటే ఎవరికైనా ఉంటదండి. ఆ ఒత్తిడి మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అప్పుడు మీరు ఇంటికి వెళ్లి నా ఇంట్లో మీరెలా అంటే మీ మీ బిహేవియరేమైనా చేంజుందా ఆ రోజు?
అది హుహు. అవునండి. హ్మ్. అంటే నేను ఆ రోజొక విధంగా బిహేవ్ జేశానండి. అప్పడి నాకి నాకిప్పటికీ చాలా బాధనిపిస్తదనమాట చెప్పాలంటే. అయితే ఎళ్ళానండి. ఎళ్ళిన తర్వాత మా అమ్మగారడిగారు. ఏమైందిరా ఇంత లేటయిపోయింది, అంటే 4 గంటలు లేటయిపోయింది దాదాపు ఏం జరిగిందనంటే, నేను కొంచెం చికాకు చికాకుగా ఆఫీస్ వర్కుందమ్మా అందుకని ఏమి ఆఫీస్ వర్క్ ఏమైంది కరెక్ట్ జెప్పు అనంటే, నేను కొంచుం అరవడం జరిగిందండి. అప్పుడు ఇది ఆఫీస్ వర్కని జెప్తున్నా గదా! ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే ఎట్లా తర్వాత జెప్తా గదా! ఇప్పుడే గదా ఒచ్చింది నువ్వు గూడా ఎందుకిట్లా ఆహ్, ఇదిది జేస్తున్నావక్కడేమో వాళ్ళు చేస్తారు, ఇక్కడేమో నువ్వు చేస్తున్నావు. ఊరు ప్రశ్నలడిగి అదిది వి అంటే రకరకాలుగా మాట్లాడనండి చెప్పాలంటే. ఏమో గానీ, అయితే మా అమ్మగారేమనలేదనమాట. ఎందుకంటే, <smacks lips> తనకి తెలుసు కు నా మెంటాలిటీ కొడుకు మెంటాలిటీ ఏంటో తెలుసు. కానీ ఎంత ఏమనకపోయినా, లోపల బాధబడ్డారండి నాకైతే అర్ధమైపోయింది.
<laughs> ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయ్యాలా? ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! పడతారు. అవును. అవును. అవును. హ్మ్.
అయితే తర్వాతింకా ఫ్రెషయిపోయి, ఇంకా <smacks lips> అయ్యో! అనవసరంగా అరిచానే అమ్మ మీద అని చాలా మ రిగ్రెట్ ఫీలయ్యానండి. నేను జెప్పాలంటే అప్పుడు.
హ్మ్. ఆ! ఆ రోజే ఫీలయ్యారా మీరు? రియలైజేషన్.
ఆ! ఏ ఏ ఆ రోజే అండి. ఒకన్ ఒక ఆహ్, అర్ధగంట, 40 నిమిషాలు నేను ఫ్రెషయిపోయి అట్లా ఒచ్చేసిన తర్వాత అయ్యో! నేనెప్పుడరవను నేనిట్లా అరిస్తే ఎట్లా, అంటే నేనూ అంటే ఇంత వ్యాయామం చేసి, బ్రీతింగ్ ఎక్సర్‌సై‌జ్ చేసి, మైండ్‌ ఫుల్‌నెస్‌ గురించి నేర్చుకొని, అంటే నేనే ఇంత చేస్తున్నాను. అంటే నాకే ఇంత నేర్చుకుంటున్నా, అంటే ఇప్పుడు ఇలాగ ప్రవర్తించడం కరెక్ట్ కాదు గదా! అంటే నేనే అందరికి చెప్తూ ఉంటానండి. ఇట్లా శాంతంగుండాలి మనశాంతిగా ఇంట్లొనుండాలి. ఆ! ఇప్పుడు కైండ్‌గుండాలి అది ఇదని జెప్పి నేనే బోధనలు జేస్తూ ఉంటాననమాట. అట్లాంటి నేనే పోయిపోయి మా అమ్మ మీద అరిచాననేది నాకు చాలా బాధనిపిచింది. ఎమ్మటే ఎళ్లి సారీ జెప్పేసానండి. ఇట్లా అమ్మకి ఇట్లా ఇట్లా అయిపోయిందమ్మా, ఇట్లా ఇట్లా అరిచానంటే పర్లేదులే పర్లేదులే. నాకర్థమైందన్నట్టు తను గూడా అర్థం జేసుకున్నాదనమాటప్పుడు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆహాహా! ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. అంటే మీరు ఆహ్, ఇప్పుడు మీరింటి బాధ్యతలన్నారు గదా! ఇది ఒక ఇదొక రకమైన ఇంటి బాధ్యతే అనుకోచ్చు మనం. మీరిప్పుడు జెప్పింది. <sniffs> ఆ! ఆహ్, అంటే మీరూ యాహ్! ఇంతకు ముందెలయినా ఆహ్, చాలా ఇలాంటి, ఇటువంటి బ్యాలన్స్ చేయడానికి ఇబ్బందులు పడడం, పీస్ ఆఫ్ మైండ్ లేకపోడము నుంచి కొంచెం ఏదైనా నేర్చుకొని ఇలా శాంతంగా ఉండాలని నిర్ణయానికొచ్చారా ఏంటి?
హ్మ్. నిజంగండి. హుహు. అంటే <clears throat> ఎలాగంటే అండి మనకి, నాకూ ఆహ్, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లల్లో చూశానండి. <smacks lips> అంటే ఒకరరిస్తే ఇంకొకరు అరవడము. మళ్ళీ ఇంకో మూడో వ్యక్తొచ్చరవడము. అంటే, అలాగా అరగ అరవడం వల్ల ఎన్‌వైర్‌మెంటనేది ఎంత నెగెటివయిపోతుందనేది నాకు తెలి ఆహ్, నేను చూసాననమాట చాలా సార్లు.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! అబ్బో! చాలా దారుణమండి అది. హ్మ్.
అంటే, వాళ్ళెలాగంటే అండీ. నేను చెప్పేదే ముఖ్యము, చుట్టుపక్కలెవరున్నారని గూడా చూడరండి. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోండి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నా ముందే అరుచుకుంటూ ఉంటారు వాళ్ళు.
హ్మ్. హ్మ్. ఓకే.
అంటే వాళ్ళకి ఉండదన్నమాట. అది ఇక్కడ వేరే వ్యక్తున్నాడు. వేరే అంటే బయట వ్యక్తి. అతని ముందు మన కుటుంబ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏమీ తన ముందు బయట పడకూడదు. అన్న థాట్ కూడా ఉండదన్నమాట. అంటే వాళ్ళు అంతలాగా ఇన్‌వాల్వ్ అయిపోయి అరుస్తూ ఉంటారు. ఎమోషనల్ అయిపోయి. అయితే నాకు అప్పటినుంచి అర్థం అయ్యేదండి. చిన్నప్పటినుంచి ఓకే! ఏదన్నా ఇట్లాంటి సందర్భం వస్తే కోపం పడకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు. ఎమోషనల్‌గున్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. హార్ట్‌తోని డెసిషన్స్ తీసుకోకూడదు. మైండ్‌తోని దీసుకోవాలి. డెసిషన్స్ ఏదైనా ఉంటే, లాజికల్‌గా థింక్ చేసి మైండ్‌ఫుల్‌గా ఉంచాలని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నానండి. కానీ అంత చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఆహ్, ఇక్కడ నా దగ్గరకొచ్చేసరికి అమ్మ మీద అరిచేసరికి ఇంకా బాగా బాధేసిందండి నాకు. తర్వాత ఇక ఎప్పుడూ అరవలేదు తర్వాత నుంచి కూడా ఏట్లాంటి సందర్భం ఒచ్చినా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. హ్మ్. హ్మ్. అంటే మీరు మీ ఇంట్లో గూడా జనరల్‌గా వాతావరణం అనేది చాలా శాంతంగా అలా ఉంటారా? మీ పేరెంట్స్ గాని
అప్పటికప్పుడు హ్మ్. అంటే ఆ! ఎక్కువ శాతం అట్లనే ఉంటదండి. ఏమన్నొచ్చినా గాని మంచి హెల్తీ ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఒస్తూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండాల్సిన దగ్గర ఉంటది. వాయిస్ రైజ్ జేయాల్సిన దగ్గరుంటది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అది చాలా ఒక హెల్తీ వే‌గా కనిపిస్తదండి చెప్పాలంటే. అంటే అవసరమే, అవసరం లేని వాటికి అరుచుకుంటా అట్లా ఎమోషనల్ అయిపోయి, కోపాలొచ్చేసి, ఫ్రస్ట్రేషన్ చూపిచ్చి అట్లా ఏమీ ఉండదండి. ప్రస్తుతానికైతే నేనారోజు అర్చిన దగ్గర నుంచి ఎప్పుడూ కాలేదనమాట. <smacks lips> అంటే హ్మ్.
నదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే ఆహ్, క ఇప్పుడు ఇంటి బాధ్యతలు అంటే, పని అంటే సరే అండి. మన మన ఒరిజినల్ <sniffs> ఆహ్, వ్యక్తిత్వం అనేది చాలా వరకు బయటబడదు. ఎందుకంటే, మనకి కొన్ని పరిధులుంటాయి పని పని మీద మనం ఉన్నప్పుడు. <sniffs> అదే మనం ఇంటి బాధ్యత పోషిస్తున్నప్పుడేంటంటే, మన పేరెంట్స్ మనకొకవేళ తోబుట్టోలెవరైనా ఉన్న వాళ్ళ దగ్గర ఉండాల్సిన రీతిలో మనం ఉంటాం కాబట్టి, <sniffs> కొన్ని కొన్ని సార్లెంటంటే, ఇది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. అంటే మనము ఆ! హ్మ్. ఒక ఏజ్ తరువాత బాధ్యతనేది ఆ పేరెంట్స్ పట్ల మనం చూపించే దాంట్లో పెరుగుతూ ఉంటది. ఆహ్, అయితే మీరేదైనా ఒక ఏదైనా సంఘటనలేమైనా జరిగాయా? ఈ ఇంటి బాధ్యతల్లో అరే! నేను ఉండాల్సిన కొడుకులా ఉండట్లేదు ఇలా మాటాలి అనే అనేవేవన్నా జరిగాయా?
హ్మ్. నిజమండి. హుహు. అవునండి. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. అంటే కొన్ని కొన్ని సార్లు అంటే ఒక రెండు మూడయితే ఉన్నాయండి ఇట్లాంటివి. ఏమైందంటే అప్పుడు నేనెక్కువగా ఒకసారి ఆహ్, సేమ్ అండి. మనకి ఆఫీస్ వర్క్‌లోనే పడిపోయాననమాట నేనొకసారి. ఆఫీస్ వర్క్‌లో పడిపోయి అప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు కొంచెం ఏంటి అనంటే పొ పొలం గురించి మాట్లాడుతున్నారండి. మాకంటూ అంటే, ఆస్తి దాని గురించి మాట్లాడుతున్నారనమాట. అయితే దానికి సంబంధించిన కొంచెం ఏదో డిస్కషన్ నడుస్తూండింది. నడుస్తూ ఉంది కాబట్టి అంటే నేను విన్నానండి ఆరోజు. డిస్కషన్ జరుగుతుంది. ఆహ్, కానీ నేను వెళ్ళి నా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాననమాట. అయితే కానీ ఇంకా మా అమ్మగారు, మా నాన్నగారు ఇంకా ఇంకెవరో ఇద్దరు ముగ్గురు కొంచెము పెద్ద డిస్కషనే చేసుకుంటున్నారు. అంటే ఆ సమయంలో నేనెళ్ళి అడగాల్సిన బాధ్యత నాది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, వాళ్ళు డిసగ్రీమెంట్‌లో ఉన్నారా వాళ్ళిద్దరు ఏదైనా?
ఏమైందమ్ ఏమైందమ్మా? ఏమైంద్ ఆహ్, అంటే అట్లేమి లేదండి. అంటే దేని గురించో అండి. ఇంగ నాకింకా తెలియదన్నమాట, అంటే అప్పటికి కరెక్ట్‌గా. ఏదో అయితే నడుస్తుంది మొత్తానికి. అయితే తర్వాత ఇంకా నేను నేనెళ్ళి అడగాలి అది నా బాధ్యత. కొడుకుగా నా బాధ్యత. అమ్మ ఏమైంది? నాన్న ఏమైంది? నేనారోజు అడగలేకపోయాను. కానీ ఆహ్ ఆఫీస్ వర్క్ అయితే అయిపోయిందండి. ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఇంకా నైట్ అయ్యేసరికి మా నాన్నగారు డల్లుగున్నారు. మా అమ్మగారు డల్లుగున్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! హ్మ్.
ఏమై ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, అని నేను ఆలోచిస్తున్నా. ఒక్కసారిగా మొత్తం తిరిగి తిరిగి ఆలోచిస్తే, ఓకే. ఒక్క వీళ్ళంతా ఇప్పుడు డిస్కషన్ చేశారు గదా! అప్పుడు ఇంకెళ్ళి మా అమ్మ ఇంక మా న నాన్నగారికేళ్లి అడిగానన్నమాట. వాళ్ళ అంటే ఏమైందమ్మా, ఏమైంది నాన్న, ఇందాక అడగలేకపోయానంటే అప్పుడు వాళ్ళు జెప్పారు. ఏంటి అని అంటే, కొంచెము ఆహ్, అంటే మనకి బౌండరీస్ ఉంటాయి గదండీ! మన ఎలాగంటే, ల్యాండ్ బౌండరీస్ ఉంటాయి గదండీ! సిల్వర్ కలర్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఐమీన్ ఆహ్, గోడలు లాంటివి. రాళ్ళు, రాళ్ళు, రాళ్ళు యాహ్! అ అంటే అవన్నీ కొంచెం అటు ఇటు అయ్యాయంటండి ఒకసారి. అయితే నేనే అప్పుడు కొంచెం మాట్లాడి అంటే ఒక కొడుకుగా నేను ముందడుగేస్తే వాళ్ళు కొంచెం తగ్గేవారనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! రైట్. రైట్. ఆ! అవును. అవును. రాళ్ళు పెట్టి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఎదురుంగున్నోళ్ళు. కానీ నేనే అప్పుడు తెలిసి గూడా నేనేళ్ళిపోయేసరికి అంటే న ఆఫీస్ కంటే, ఐమీన్ ఇంటి పని కంటే ఆఫీస్ పని ఎక్కువ అయిపోయిందా, అన్నట్టు నాకు రిగ్రెట్ ఫీల్ అయిపోయిందన్నమాట.
ఆ! ఓకే. ఓకే.
అప్పుడు నేను ఒక కొడుకులాగా నేను ఏం జేశాను ఇప్పుడు, ఆఫీస్ పనేముంది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోయినా నైట్ కూర్చొని ఒక 2, 3 గంటలు ఎక్స్ట్రా కూర్చొని చేసేసుకోవచ్చు కదా! కానీ ఇక్కడ ఇంటి పని వాళ్ళు అమ్మా, నాన్నలు చేసేదే ఇన్ని రోజులు కష్టపడిందే మన కోసం గదా! ఆహ్, అట్లాంటిది నేను వాళ్ళ కోసం లేకపోవడమనేది అంటే కరెక్ట్‌గాదేమో అనిపించిందండి. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఇట్లాంటి డిస్కషన్స్ ఒచ్చినా ఎళ్లి వాళ్ళతో మాట్లాడి కొంచెం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటూ చేసేవాడినన్నమాట. చేస్తున్నాన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అదే. అంటే చాలా మందికి జరుగుతాయండి ఇట్లాంటివి. ఆహ్, అమ్మాయిలే కావచ్చు. అబ్బాయిలు కావచ్చు. తం తదితర ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. <sniffs> కానీ, చాలా తక్కువ మంది రియలైజేషన్‌ కోస్తారనమాట ఇలాంటి విషయాలలో. అంటే పేరెంట్స్ విష పేరెంట్స్‌ని ఏంటంటే ఒక స్థాయి తర్వాత గ్రాంటెడ్ దీసుకుంటాం. ఆ! ఉంటారులే, చేస్తారులే అనేది. చాలా తక్కువ సమయంలో తక్కువ అంటే తొందరగానే వితిన్ లైక్ 25 ఇయర్స్ 22 ఇయర్స్ అప్పటికే రియలైజేషన్స్ చాలా తక్కువ మందికోస్తాయి. బట్ వస్తే మాత్రం పేరెంట్స్ విషయంలో చాలా దూరమెళ్ళొచ్చు మనం.
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. నిజంగా. నిజంగా. హ్మ్. నిజంగాండి. నిజంగా. వాస్తవం అది మాత్రం.
అది. ఆ విషయంలో నాకు బాగా నచ్చింది మీరు చెప్పిందిప్పుడు. ఆహ్, మీ సోషల్ జీవితము ఏంటి, ఇంటి బాధ్యతలుగా మీరు కొడుకుగా ఏమేమి చేస్తారు ఏంటి, మీకు పని పని మధ్య, పని మధ్య ఉన్న ఆహ్ ఆ బ్యాలన్స్ అనేది మీరు ఎలా క్రియేట్ జేస్తారు, కొన్ని కొన్ని పర్సనల్ సంఘటనలు మీరు షేర్ చేసుకున్న నాకు చాలా బాగా అనిపిచ్చాయండి. మీతో మాట్లాడటం బాగా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
అవునండి. హ్మ్. నాకు గూడా చాలా బా అనిపించిందండి మీతోని మాట్లాడడం. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.